మనమూ పుట్టిన ఊరు కాకుండా, ఎక్కడికైనా వలస వెళ్ళినప్పుడు గానీయండి, షిఫ్టయినప్పుడు గానీయండి, స్థానిక జనాలతోని కొన్ని ఇబ్బందులు రావొచ్చు, కొన్ని సహాయం కావచ్చు, స్నేహాలు కావచ్చు. ఎన్నో రకాల ఎమోషన్స్ అనేవి బిల్డవుతుంటాయి. సో, మీకు గుర్తుండిపోయే ఏవన్నా మెమరీస్ పంచుకుంటారా?
ఉన్నాయండి. హ్మ్, నాకూ మా అమ్మగారేంటంటే, ఆహ్, మా చిన్నతనంలో మా నాన్నగారు లేరు, వదిలి వెళ్ళిపోయారు మమ్మల్ని. ఆ సమయంలో తనేంటంటే, కొంచెం పోషించాలి ఇంటికి, కొద్దిగా చదివించాలి అంటే, వేరా ఊరికి వెళ్ళాల్సోచ్చింది. మా తాతయ్య సెట్ చేశారనమాట. జాబ్ పరంగా, అదేంటంటే ఒడిస్సా. ఆహ్, కోరాపుట్ అంటారు, జైపూరు. ఒడిస్సా జైపూరు. అంటే, 2 జైపూర్‌లుంటాయి, రాజస్థాన్ జైపూర్, ఒడిస్సా జైపూర్. తినది ఒడిస్సా. ఇదేంటంటే కొంచెం అక్కడ తను ముందు వెళ్ళింది, వెళ్లోక 1 ఇయర్, 2 ఇయర్స్ అలా చేసింది. తనైతే ఒక 6, 7 ఇయర్స్ వరకు వర్క్ జేసింది. ఇంకేంటంటే, మాకు సెలవులప్పుడు, ఇవుంటయి కదా! వేసవి కాలం సెలవు
ఓకె. ఓకె. హుహు. ఓకె. హ్మ్, హ్మ్. హుహు. ఓకె. అంటే, మీరెక్కడ ఉండే వాళ్ళా, మీ మమ్మీ వర్క్ జేషేటప్పుడు?
అమ్మమ్మాళ్ళింట్లో ఉండేదాన్నండి.
ఓకె. మి నీకు సిబ్లింగ్స్ ఉన్నారా?
ఆ! అన్నయ్య ఉన్నారు. కానీ తను కూడా హాస్టలే చిన్నప్పటి నుంచి. ఇంక నాన్న లేరని చెప్పా కదా! ఇంకా తను కూడా హాస్టలే. ఇంక నేను ఆహ్, మా అమ్మని కలవడానికి వచ్చేది, అప్పుడప్పుడు 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి వచ్చి ఒక 1 వీక్ ఉండి వెళ్ళిపోయేది. కొంచెం బాధగా అనిపించేది. ఇంకా ఈ వేసవి సెలవులు ఎప్పుడొస్తాయా! అని నేను ఎదురు చూసేదాన్ని. ఇంకా ఆ టైంలో ఒక 1 మంత్, 20 డేస్ ఉంటుంది కదా! హ్యాపీగా ఇంకా తనతో పాటు అక్కడికి, వెళ్ళిపోవడానికి చాలా ఇష్టపడేదాన్ని. నాతో పాటు మా పిన్ని వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు ఒక ఇద్దరు. వాళ్ళలో ఎవరో ఒకరిని తోడు తీసుకొని వెళ్ళేదాన్ని, వెళ్ళిన ప్రతిసారి. ఎందుకంటే, మరి మా అమ్మ జాబ్‌కి ఎళ్ళిపోతే ఇంట్లో ఒక్కదాన్నే ఉండాల్సి వస్తుంది గదా!
ఓకె. హుహు. ఓకె. హుహు. హ్మ్. ఆ!
ఆ సమయంలో కొంచెం ఉంటే తోడుగా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో మా పిన్ని వాళ్ళ, పెద్ద కూతురినైనా, చిన్న కూతురినైనా ఎవరో ఒకల్ని తీసుకొని వెళ్ళేదాన్ని. ఆ వెళ్ళిన క్రమంలో ఇక్కడ అంత ఇంక ట్రైన్ జర్నీ, ట్రైన్ జర్నీలో ఇం ఎక్కువ అది ఒడియా అన్నా కదా! ఆహ్, వాళ్ళతో కొంచెం అంత కంఫర్టబుల్ ఉండేది కాదు ట్రైన్‌లో. ఆహ్, వాళ్ళు
ఓకె. హ్మ్. అంటే వచ్చా మీకు? కనీసం బేసిక్స్ అయినా లాంగ్వేజ్?
ఆహ్, నాకు అస్సలు రాదు. నేను మొట్టమొదట అలా ప్రతి సంవత్సరం ఒక 2, 3 సంవత్సరాలు వెళ్ళా గాని చిన్న చిన్నవి అర్థమవుతాయి. వాళ్ళు, ఆ గుట్టే అంటారు. గుట్టేదియ అంటే రూ. 1 ఎక్కువ అప్పుడులో నేను వెళ్ళినప్పుడంటే బా చిన్నప్పుడు కదా నేను 5, 6 తరగతి. ఆహ్, వన్ రూపీ వాళ్ళ మాటలు అర్థంకావు గాని మనవి వాళ్ళకి కొంచెం కొంచెం తెలుస్తాయి. దాని బట్టి వాళ్ళు రిప్లై ఇవ్వడం అలా అనమాట.
హ్మ్. అవునా! హ్మ్. ఓకె. ఓకె. సో, వెళ్ళాక మమ్మీ వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారా? ఇమీడియట్‌గ.
ఇంకా అక్కడికి వెళ్ళా అహా! మా అమ్మతోనే కలిసి వెళ్ళేవాళ్ళం మేము. ఆ! తను ఇక్కడికి రావడం వేసవి సెలవులు వస్తాయి తీసుకొని వెళ్దామని చెప్పి అలా ప్రయత్నించేది. ఇంక తనతో పాటు మేము, ఆ ఊరు వెళ్ళడం. వెళ్ళిన తర్వాత కూరపుట్టు, కొబ్బరి లస్సీ అని ఉంటుందండి. అసలు అది అద్భుతం అని చెప్పొచ్చనమాట. ఆ లస్సీ గాని ఎక్కడ పెట్టినా ఇంకా సేల్ మామూలుగా ఉండదని నాకు అనిపిస్తది. అసలు అలాంటి లస్సీ నేను ఎక్కడ ఇంక తాగలే. కొబ్బరి ఆ!
హ్మ్. కలిసే ఎళ్లారా? ఓకె ఓకె. హ్మ్. హుహు. నేను కూడా వినలేదండి. కొబరి లస్సి అంటే లేత కొబ్బరితో చేస్తారా? ఎలా ఉంటది?
అహా! లేదు కొబ్బరి ఎలా అంటే పొడుగ్గా తురుముతారండి. మొత్తం పొడుగ్గా తురుముతారు
ఓకె. హుహు.
పాలు చిన్న ఒక అరటిపండు, ఆహ్, చిన్న బోర్న్‌వీటా అయినా లేదంటే హార్లిక్స్ ఇవి వేస్తారు. మిక్సీ చేసి ఇంకా అందులో జున్ను లాంటిది కూడా ఏదో కలుపుతారండి. వాళ్ళ దగ్గర ఉన్నది. అక్కడ ఏంటంటే ఆహ్, ఈ జైపూర్ అన్నా కద, వాళ్ళకెక్కువ ఆవులు, గేదెలు అక్కడ చాలా ఎక్కువ ఉంటాయంటయి. దానివల్ల అక్కడ మనం తాగింది కూడా చాలా సహజంగా, ఎక్కువ ప్రోటీన్స్‌తో నిండినట్టు అనిపిస్తుంది. పైన కొబ్బరి తురుము క్యారట్ తురుము చాలా ఎక్కువ వేస్తారు, జీడిపప్పు.
ఓకె. హుహు. హ్మ్. అసలు బాగుంటదా? అంటే మీరు అన్నీ మిక్స్ చేసేస్తుంటారు. హ్మ్.
చాలా బాగుంటుందండి. అహా! లేదు లేదు. చాలా బాగుంటది. అదే కదా! అసలు. ఆహ్, చెప్తుంటే చాలా మందికి అరటిపండు పడలేని వాళ్ళు కూడా తాగితే అసలు అందులో అరటిపండు ఉందని కూడా అనిపీదన్నమాట.
అవునా? సొ అంటే, అరటిపండూ, కొబ్బరి వరకు బానే ఉంది. అందులో క్యారట్ ఎందుకేస్తారు? <giggles>
అంత బాగుంటుంది. హ్మ్. క్యారట్ తురుమండీ. క్యారెటు, కొబ్బరి తురుము. క్యా అంటే క్యారెట్ ఎక్కువెయ్యరు. చిన్నది వేస్తారసలా మనకి, ఇంక పంటకీ పంటికింద తగులుతుంటే అది చాలా బాగా అనిపిస్తుందండి. నేను అలాగే మొదట్లో ఏంటి కాంబినేషన్ అనుకున్నా కాని, కొన్ని కొన్ని మనం ట్రై చేశాక మనకర్థమవుతాది. నిజంగా ఇది బాగుందా లేదా అని. అలా నాకు ఆ కొబ్బరి లస్సి అయితే బా నచ్చింది. ఇంకా అది ఖచ్చితంగా ఎప్పుడు వెళ్ళినా, మా అమ్మ ఆ షాప్‌కి తీసుకొని వెళ్ళేది. అది తాగేసి ఇంకా, ఇంటికి వెళ్ళిన తర్వాత కొద్దిగా వాళ్ళు విచిత్రంగా చూసేవారు. పైగా అక్కడేంటంటే చిన్న పిల్లల దగ్గర నుంచి, పెద్ద పిల్లల వరకు అందరూ మూతికి ఇంకా లిప్‌స్టిక్ ఖచ్చితంగా ఉండాల్సిందే.
హ్మ్. ఓకె. ఓకె. హుహు. అవునవును. హుహు. <chuckles> అవునా. ఎందుకలా?
దానితో ఆ! ఏమో వాళ్ళు అది ఆచారమో, లేదంటే ఇష్టమో ఏమో తెలీదూ. ఆహ్, ఆ! అందరు మూతులు
<giggles> ఓకె. మన దగ్గరేమో లిప్‌స్టిక్ పెట్టుకుంటే తిడతారూ. తి, తుడ్చేయి ఏంటిది చిన్న పిల్లవి. <giggles>
ఆ! పైగా వాళ్ళేదో నమ్ములుతూ కూడా ఉంటారండి. నాకు ఈ కొంచెం దానివల్లా ఆహ్, అంత కనెక్ట్ అవ్వలేదు. అలా ఈ గుట్కాల్లాంటివుంటాయి గదా! అవి ఎక్కువా నమ్ములుతా ఉంటారు. అవి రెడ్డుగుంటది. వాళ్ళ నాలుక కూడా ఎర్రగా పండిపోయినట్టుంటది. కొంచెం ఆహ్, ఫస్ట్‌గా ఆ మనుషుల్ని చూసి కొంచెం ఇబ్బంది పడ్డాను. ఏంటీల్లు అంటే ఇక్కడలా లేరు మాది ఆంధ్ర అనమాట. కంప్లీట్‌గా ఈ స్టేట్ మారిపోయింది కదా. వెళ్ళేసరికి ఒ కొంచెం కొంచెం మొదట్లో ఇబ్బందనిపించింది. కానీ వాళ్ళు కూడా తర్వాత మా అమ్మ ఉన్నప్పుడు వచ్చేవారనమాట. తెలుగొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారందులో కొంతమంది. చాలా ఆప్యాయత, అనురాగాలు కూడా ఆహ్, మాకన్నా ఎక్కువే చూపించారు అనిపించింది. ఉదయాన్నే ఒచ్చి, "ఏమైనా తిన్నారా"? అని చెప్పి అడగడం. లేకపోతే వాళ్ళేమైనా టిఫిన్ చేసుకుంటే ఇవ్వడం. అక్కడేంటంటే పచ్చి జీడిపప్పు ఎక్కువగా దొరుకుతుందండి వాళ్ళకీ.
<giggles> <giggles> హ్మ్. ఓకె. ఓకె. హ్మ్. హ్మ్. హుహు. హుహు. అవునా! హుహు.
మార్కెట్‌లోకి వెళ్తే వాటర్‌లో నానబెట్టి డైరెక్ట్‌గా అంటే ఆహ్, ఉంటుంది కదా. జీడికాయ నుంచి ఆహ్, జీడిపప్పు డైరెక్ట్‌గా తెచ్చమ్ముతారు తక్కువ రేటుకి. <smacks lips> వస్తే కాయగూరల్లో కూడా చాలా రకరకాలు చూశాననమాట. అవి చాలా డిఫరెంట్ డిఫరెంట్‌వి. ఆహ్, వంకాయలు హ్మ్.
ఓకె. అక్కడ మీరు స్థానికంగా ఫేమస్ అయిన ఏదన్న వంటకం ఉందా? ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ కానియ్యండి హ్మ్, అలాంటివేమన్న?
హ్మ్. నాకు ఆహ్, అక్కడ నూడిల్స్ ఇష్టమండి. కానీ వాళ్ళేంటంటే నూడిల్స్ కాకుండా అది పాస్తా టైప్‌లో ఏదో చేస్తారనమాట. అందులో కొంచెం జీడిపప్పు ఎసెసి స్వీట్ ఐటెమ్‌లా చేస్తారు. ఇన్
అంటే ఇంకా అన్నిట్లో జీడిపప్పు ఏసేస్తుంటారన్నమాట. వాళ్ళవి పండిస్తారు కాబట్టి.
ఆల్ అయి తక్కువగొస్తది కదా ఇంక అదీ వేసేస్తారూ. అక్కడ ఫేమస్ అంటే, నవాబ్ సేమ్య అని సేమ్యాలో చిన్న రకం పుల్లలుంటాయి చూసారా? సన్నగా ఉంటది ఒకటి.
హ్మ్. అవునవును. షీర్ కుర్మా అలాంటివి. హ్మ్. అవునవును. అవును.
చూసారా ఆ! ముస్లిమ్స్ వాళ్ళు ఎక్కువ వాడతారు విన్న. ఆ! దానితో పాలు ఏసి ఆహ్, చక్కగా తయారు చేస్తారండి. అది బావుటుందక్కడ. ఇంకా ఏవో ఎసెన్స్ కలుపుతారు. కలుపుతారు ఒక రెండు మూడు అది నాకు సరిగ్గా తెలీదు వెనీలా ఎసెన్స్ అని. అంటే ఎవరికి ఏది కావాలంటే అప్పుడు వెంటవెంటనే తయారు చేసి వేడిగా ఇస్తారు స్వీట్ ఐటమ్ అనమాట. ఇదైతే నేను అక్కడ స్పెషల్‌గా చూసాను. ఇంకా వాళ్ళ నీరు కూడా బావుల్లోంచి తోడుకుంటూ ఉంటారన్నమాట. ఆ! ఇలా కోల్
అవునా! హుహు. ఓకే. ఓకే. అవునా! బాగుంటదా? టెస్ట్ ఎప్పుడన్న చూసారా? వాటర్ టె అంటే డీఫెరెన్స్ ఏమన్నా ఉందా?
హ్మ్. డిఫరెన్స్ అంటే కొంచెం ఈ వాటర్‌కి, ఆ వాటర్‌కి ఖచ్చితంగా తేడా ఉంటుంది. కానీ తాగటానికైతే బానే ఉందండి. పైగా అక్కడ ఇంకోటెంటంటే గమనించాను నేను వేసవిలో కదా వెళ్ళాను. కానీ అక్కడ చల్లా‌గా ఉంటాదసలు. అసలు ఎండాకాలంలాగా ఆ అలా అనిపించదు.
హ్మ్. అవునా!
చాలా బాంటుంది. ఇంక ఈ మనుషులు గూడా కొంచెం ఎప్పడుకప్పుడు రావడం ఆహ్, మా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత గూడా వచ్చి మాట్లాడడం అన్నీ చెప్పడం, "ఎందుకమ్మా భయపడుతున్నారు? మేము అంటే మీ ఊరు‌లాగే మేము మనుషులమే కదా!" అన్నట్టలా.
ఓకే. <chuckles> అంటే ఉన్నా సరే అంత ఎర్ర‌గా లిప్‌స్టిక్‌లీ‌లు పేట్టుకున్నా సరే, వాళ్ళ బి‌హే‌వీయార్, వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం బావుంది అంటారు.
హ్మ్. నిజంగా చాలా బావుందండి. మధ్యాహ్నం అయితే కూడా వాళ్ళు ఏదో ఒక ఆటలు ఆడతా ఉంటారన్నమాట. ఎక్కువ ఈ గవ్వలు ఉంటాయి జూసారా? గవ్వలు. <smacks lips> ఆ గవ్వలతో ఆటలాడం మమ్మల్ని కూడా పిలవడం. వాళ్ళ ఇంటి
హ్మ్. అవునా! అవునవును. పిల్లలకి అదే కదా! సరదా మీరు ఎంజాయ్ చేసేవారా?
ఆ! మా బాగా ఎంజాయ్ జేసిదాన్నండి. ఇంక మా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత నేను ఉంటే నేను, మా చెల్లి ఇద్దరం కలిసి వెళ్ళడం. ఒక వాళ్ళతో ఒక గంట, రెండు గంటలు ఇంకా అలా ఆడుకోవడం. ఏదో ఒక ఆటలు. ఆహ్, డ్యాడీ. హ్మ్. ఆ! అలాంటివి కూడా డ్యాడీ అని ఉంటది కదా! ఆప్
హ్మ్. అంటే ఇట్లా అష్టాచమ్మ అలాంటివా? దాడి అది. దాడి. డాడీ కాదు.
ఆ! డ్యాడీ ఆ! అదేనండి అయితే. ఆ మూడు పిక్కలు‌ లైన్‌గా ఎందుకండి నవ్వుతారు మీరు? నన్ను ఎప్పుడో ఆడా అది. సో, నాకు అంతగా ఇంకా మరి గుర్తులేదు.
<laughs> అవును. అవును. అది డాడీ, మమ్మీ కాదు. దాడి.
<laughs> నాకు ఆ పేరు నాకు సరిగ్గా గుర్తులేదండి. ఏంటండి మీరు. ఇంకా అది కూడా పిక్కలతో ఆడేవారు. కొంచెం చాలాండి వాళ్ళ దగ్గర ఒక డిఫరెంట్ డిఫరెంట్‌వి ఉండేవన్నమాట. వాళ్ళు ఉపయోగించే పాత్రలు కూడా మట్టి పాత్రల్లో ఉపయోగించేవారు వండడం గూడా.
ఓకే. ఓకే. అవునా! ఓకే.
అంటే ఈ కాయగూరలకు అన్నీ చూస్తే ఎక్కువ నేచురల్‌గే వాళ్ళు ట్రై చేశారు. ఆ! ఇంకొక రెసిపీ అన్నారు కదా! కొర బియ్యం పాయసం అండి. ఇది కూడా నేను వాళ్ళ దగ్గర చూసా. ఇక్కడ మన
హుహు. కొర్ర బియ్యం అంటే మిల్లెట్సె గదా! కొర్రలు అంటున్నారు. ఓకే.
ఆ! ఓన్లీ కొర్రలతో వాళ్ళు పాయసం చేస్తారనమాట. నైటంతా నానాలి. ఎందుకంటే చాలా ఎక్కువ స సమయం పడతంది అది ఉడకడానికి.
హ్మ్. అవునవును.
హ్మ్. గాబట్టి నైటంతా నానబెడతే ఉదయానికి అప్పుడు కొంచెం
ఓకే. చెక్కరనా? బెల్లమా?
బెల్లం వేస్తారండి. బెల్లం, <smacks lips> కొబ్బరి తురుము, ఇంకా కిస్మిస్ ఏస్తారు. ఇందులో జీడిపప్పు లేదులెండి. స్కిప్ చేశారు. కిస్మిస్ వె
ఓకే. వాళ్ళు అన్నిట్లో ఉన్నారు గదా! ఈ ఒడియా <chuckles> వాళ్ళు.
ఆ! వాళ్ళకి అక్కడ ఫ్యాక్టరీ‌లు చాలా ఎక్కువ ఉంటాయండి. జీడిపప్పు ఫ్యాక్టరీలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మార్కెట్‌లో ఒక 800 ఉంటే వాళ్ళకి అక్కడ నాలుగు వందల యాభై ఐదు వందలకే వచ్చేస్తాయి. అది కూడా ఫస్ట్ క్వాలిటీ జీడిపప్పు. ఫ్యాక్టరీలు చాలా ఎక్కువ జీడిపప్పు. నాకు తెలిసి అక్కడ
హ్మ్. ఓకే. అయితే ఈ సారి వెళ్ళినప్పుడు ఒక వన్ తెచ్చేసుకొచ్చన్నమాట.
ఆ! ఆ! నిజంగా. మా ఇంకా చెప్పాలంటే మా అమ్మ ఏంటంటే కొంతమంది అడిగేవారు. ఇక్కడ తెమ్మని వాళ్ళకి తెచ్చి అమ్మడం కూడా జరిగిందన్నమాట. ఒక 10 కేజీ‌లు వచ్చినప్పుడు తేవడం. హ్మ్ ఆ! ఎందుకంటే ఫస్ట్ క్వాలిటీ ఇక్కడ మన దగ్గర అప్పడులో అనమాట. అప్పడులో ఆరు వందలు అలా ఉండేది. అక్కడ మేము కొన్నప్పుడు మూడొందలకే కొనేవాళ్ళం. ఇప్పుడైతే అది వెయ్యిల్లో ఉందనుకోండి. వెయ్యి పదిహేను వందలు కూడా ఉంది.
ఆహా! లాభం గూడా వస్తది మంచిగా. హ్మ్. హ్మ్. అవును. వెయ్య దాటిపోయిందసలు.
హ్మ్. దాటిపెయింది. కానీ అప్పుడు‌లో చాలా తక్కువ.
అయితే అక్కడ ఒడియాలో నేను విన్నది ఆహ్, దహివడ, ఆలుదం అది చాలా ఫేమస్ అంట. మీరెప్పుడన్నా తిన్నారా? దహివడ అంటే పెరుగులో వడని ఏసేసి
హ్మ్. పెరుగు ఆ! పెరుగు వడ తిన్నానండి. తిన్నాను.
ఆ! అది చాలా ఫేమస్ అంట. తిన్న అదే. యాహ్! యాహ్! ఎలా అనిపించింది? <chuckles>
ఆ! తిన్నా. బావుంది అది కూడా బావుంది. వాళ్ళు చాలా డిఫరెంట్ డిఫరెంట్‌వి తింటారండి. అందుకే వాళ్ళ బలంగా ఉంటారనిపిస్తాది. చీర కట్టు కూడా వాళ్ళది కొంచెం వేరేగా ఉంటుంది. ఎక్కువ ఇలా ముందు పైట అంటారు చూడండి. ముందుకు వేసుకుంటారు. అలానే ఆ! అలానే వేసుకుంటారు. అందంగా రెడీ అవుతారు. కానీ ఇంట్లోనే ఉంటారనమాట. ఇంట్లో ఉండి కూడా అంత అందంగా లిప్‌స్టిక్‌లు ఇదంతా. కానీ
హ్మ్. హ్మ్. ఆ! ఫ్రంట్‌కి ఏసుకుంటారు. <laughs> అదే వాళ్ళ భర్తలకు మంచిగ కనపడడానికి <chuckles> మంచిగా లిప్‌స్టిక్ ఏసుకొని రెడీ అవుతారు.
ఆ! నిజంగా. చాలా ఆప్యాయంగా ఉండేవారండి. అవసరానికి ఏదైనా వచ్చినా వాళ్ళు హెల్ప్ చేయడం అన్నింటిలో ముందుండడం ఇలా. మా చెల్లికి ఒకరోజు అస్సలు బాలేదు. చాలా వామిటింగ్స్. ఇంకా ఆ సమయంలో ఆవిడ వచ్చి ఏదేదో రెడీ చేసి తీసుకొచ్చి ఇచ్చిందండి. తాగింది అంతే. ఆ తాగిన వెంటనే ఆహ్ తనకి ఉపశమనం అయిపోయిందన్నది ఫ్రీ అయిపెంది మనిషి ఒక్క అరగంటలో.
హ్మ్. హుహు. ఓకే. అయితే వీళ్ళకి హస్పిటాలిటి చాలా ఉంది. ఎవరైనా గెస్ట్స్ వస్తే మంచిగా చూసుకోవడం. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా చూసుకోవడం.
ఆ! అదేంటం ఆ! ఆ! నిజంగా అండి. చాలా మంచిగా చూసుకున్నారు. ఇంక మాకు కూడా 20 రోజులు హ్యాపీగా గడిచిపోయాయక్కడ. ఆహ్, భాష కూడా వాళ్ళీకి తెలుగు కొంచెం వచ్చు. దానివల్ల కొద్దిగా మాకు బాగానే అయింది. కానీ కొంతమందితోటి అయితే ఇబ్బందీ అయ్యేది. వాళ్ళేం మాట్లాడుతున్నారో అర్థం కాక, ఇంకాసమయంలో ఏంటంటే ఫోన్ తీసి ఈ బొమ్మల్లా చూపించడం, ఫోటోలు చూపించడం అలా చేసి కొనేవాళ్ళం. ఇంకా సైగలు చూపిస్తే అర్థమయ్యేది కాదు. బెబ్బెబ్బే! అనుకునేవారు.
హ్మ్. హ్మ్. హ్మ్. <chuckles> ఓకే. <chuckles> ఓకే. ఓకే. ఓకే అండి. మీరూ ఆహ్, మీ మమ్మీ కోసం వెళ్లి, అక్కడ స్థానిక ప్రజలతో ఉండే మెమరీస్‌ని చాలా బాగా పంచుకున్నారు. చాలా సరదాగా మీరు స్పెండ్ చేశారు. ఎంజాయ్ చేశారు. గేమ్స్ ఆడారు. భలే బాగుంది మీ స్టోరీ. మాట్లాడినందుకు సంతోషమండి. ధన్యవాదాలు.
హ్మ్. అవునండి. నాక్కూడా నా అనుభవాలన‌న్నీ మీకు పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. మళ్ళీ కలుద్దాం.
మళ్ళీ కలుద్దాం.
ధన్యవాదాలండి.
ధన్యవాదాలు.